దేనికోసం అంటే ఇది తర్వాత ఏం మారింది? అదే. అదే. ఆహ్, ఈ <clears throat>
అది నిద్ర పట్టక ఇలాగా. ఆ! అలాగా ఆహ్, మా ముందర మా కజిన్ గురించి చెప్తాను. తనేంటంటే కొంచెం చాలా సెన్సిటివ్ అనమాట. చిన్న విషయమైనా కొంచెం భూతద్దంలో పెట్టినట్టు చూస్తారు చూసారా? అలాగా ఎక్కువగా ఆలోచిస్తుంది. అంటే తన గురించి కావచ్చు, తన పిల్లల గురించి, తన కుటుంబం గురించి, అది సాధారణంగా ఎవరైనా అలా ఆలోచిస్తారు.
హ్మ్. హ్మ్. <laughs> ఓకే. హ్మ్. హ్మ్. అవును.
ఆ! అంటే వాళ్ళు బాగుండాలి. లేదంటే వాళ్ళకేదైనా చిన్న ఆరోగ్య సమస్యొచ్చినా, ఇంకే సమస్యొచ్చినా కంగారు పడిపోవడం. ఆ! అలాంటిది ఉందన్నమాట తనకి. అదీ అ అది కొంతవరకు సబబే అని చెప్పొచ్చు. ప్రతి మనిషికి వాళ్ళ కుటుంబం బాగుండాలి, అని తను బాగుండాలి అన్నది ఉంటుంది సహజం తనై ఏంటంటే తనేలాంటి రకమంటే, బయటికి వీధిలో వెళ్తున్నప్పుడు ఎవరైనా కొంచెం తేడాగా కనిపించిన, ఆహ్, అంటే వ్ ఎవరైనా బాధలు పడుతున్నా, ఇంకా అది కూడా ఇంకా తన కుటుంబమే అన్నట్టు ఆలోచింజేస్తుందన్నమాట, బాధ పడిపోతుంది.
కంగారు బడిపోవటం. ఓవర్ థింకింగు. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. హుహు. హుహు. తను నిత్ ఓకే. ఇలాంటి వారు వార్తలకు దూరంగా ఉండాలైతే. <laughs> వార్తలు నిండా సమస్యలే. హ్మ్.
ఆ! అదే తను ఇంకసల ఆహ్, ఏదైనా సీరియల్ గాని ఆహా! అదే కరెక్ట్‌గా మీరు చెప్పారు. తను ఈ పరిసి ఇదొచ్చాక అంటే ఆహ్, మొదట్లో బానే ఉండేది. కొన్ని కొన్ని సమస్యల వల్ల అలా అయింది, ఇంకప్పడినుంచి టీవీ చూడ్డం మానేసింది. వార్తలు చూడ్డం మానేసింది తను. అలా చూస్తే ఏమవుతుందంటే, అదింకా ఆందోళన పెరిగిపోయి, అంతా వార్తల్లో రకరకాల న్యూసులు చూస్తూ ఉంటాం గదా! యాక్సిడెంట్లని ఆ! ఇంకది చూసేసరికి తనకింకా ఆహ్, ఒక అలజడిలా ఒచ్చేసేదనమాట. ఇంకా జెప్పాలంటే, ఏదైనా సినిమాలు చూస్తున్నప్పుడు ఆహ్, కొంచెం ఎవరన్నా ఒకరినొలు చంపేసుకోవడం, లేదంటే ఎవరికైనా బాధ కలిగినప్పుడు అంటే కొన్ని కొన్ని ఆ వెనకాల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ని బట్టి గూడా మనకి ప్రతి మనిషికి కల్ కల్
హ్మ్. హ్మ్. హ్మ్. బెస్టు. హ్మ్. హ్మ్. నిజమే. హ్మ్. అవునండి, అసలు. డిస్టర్బింగ్ న్యూస్లుంటాయి. అవును. హ్మ్. హ్మ్. హుహు. <giggles> మ అవును. ఎమోషన్స్ ఇంకా అవును. అవును.
ఎమోషనల్ సీన్స్ వాటిలో. తినైతే ఏడ్చేస్తుంది. అంటే క్ మనకి చమ్మరించేది తన కంటి నుంచి నీళ్ళు ధారలా కారిపోతాయన్నమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. <chuckles> అయ్యో! ఓకే. హ్మ్.
ఆ! అలాంటిదన్నమాట. ఇంకా అలాంటివి చూడడం మానేసింది.